యాహ్! అతను మాత్రం గుర్తులేడనమాట. సో
ఓకే. అతను నిన్ను ఎలా చూసి గుర్తుపట్టాడు? మరి నువ్వు కూడా పెద్దదానివయిపోయావు గదా?
హ్మ్. అన్ నా ఫేస్ చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉందంట. అడిగ. <laughs> తెలీదు. బానే గున్ నేను జనరల్‌గా వీడియో కాల్స్‌లో అదే ఆహ్, అదే స్టోరీ చెప్తున్నాను మీకు ఏమైందనేది.
ఓకే. బాల్యంలోనే ఆగిపోయాం అన్నమాట? హ్మ్. ఓకే. చెప్పండి. చెప్పండి.
ఆ! గుర్తుపట్టాడు. నాకైతే ఒక్కసారిగా స్కూల్ మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తాయి, ఏదో తెలియని ఆనందం అనమాట. ఇతనికి ఇంతమంది తెలుసా? అంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయేమో, సో, మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ తెప్పించుకొని మాట్లాడొచ్చు టచ్‌లో ఉండొచ్చు. అంటే <smacks lips> బ మ అ సో, నాకు అప్పుడే నా మొబైల్ అనేది లేదనమాట. మిస్ అయింది. సో, నేనేమంటే ఆహ్, "నా ఇన్‌స్టా‌గ్రామ్ ఇస్తాను నీకు. నువ్వు అందులో ఫాలో చెయ్యి. నా మొబైల్ వచ్చాక నీకు దాంట్లో నేను మెసేజ్ చేస్తా నా నెంబరు" అన్నట్టు చెప్పాననమాట. <sniffs> నం యాహ్, తీసుకున్నా ఆ! అతను ఫో ఫోటో ఇంటికి వచ్చాక మా అక్కకు చూపిచయంట చూపిచ్చానామాట. ఇట్లా విడ్ ఇతను కలిసాడు నీకు తెలుసా అంటే? ఆ! తెలుసు మీ క్లాస్‌మేటే కదా అన్నట్టు అనిందనమాట. ఏ నాకే తెలీదు. <chuckles> యాహ్! నాకు తెలియదసలు. గుర్తు రావట్లేదు అని నేను అన్నా అన్నమాట. ఏ మన క్లాస్ ఇంకో ఇంకో జలక్ ఎంది తెలుసా? <giggles> నా ఫోన్ వచ్చాక ఆహ్, అదే నా నంబర్ అనేది ఇచ్చాను. గ్రూప్ అనేది క్రియేట్ చేశాను నేనే చైల్డ్‌హుడ్ కా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌కా అడ్డా అన్నట్టు పెట్టా పేరు. దాంట్లో బాయ్స్ గర్ల్స్ అందరం యాడ్ చేసాం అనమాట. ఎవరు కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళంతా. సో యాడ్ చేశాక మా చిన్నప్పుడు మా స్కూల్‌లో తీసిన ఫోటోస్ ఉంటాయి కదా! అవన్నీ పెట్టా అనమాట. పెట్టాక నేనెక్కడున్నానో కనిపెట్టన్నట్టు చెప్పానమాట. అప్పుడు ఎవరైతే ఫస్ట్ నన్ను నీకు గుర్తుపట్టాడో ఆ అబ్బాయి "నేను ఎక్కడున్నానో ఫస్ట్ అది చెప్పు" అన్నాడనమాట. నాకు తెలియదు అంటే "నీ పక్కనే ఉన్నాను కదా!" అని అంటున్నాడు. <laughs>
ఓకే. హ్మ్. ఓకే. ఆ! అనిపిస్తది ఎవరికైనా జనరల్‌గా అనిపిస్తది. హ్మ్. ఓకే. ఓహ్! సూపర్. హ్మ్. బానే చెప్పావు గదా! ఓకే. ఓకే. మీ అక్కకి కూడా గుర్తుంది. <giggles> ఓకే. హ్మ్. తర్వాత ఏమైంది మరి? ఏంటా జలక్? <giggles> ఓకే. హ్మ్. బావుంది. యెస్. ఓకే. హ్మ్. ఓకే. <laughs> అయ్యయ్యో! పాపం అతన్ని ఎంతగ వేదించవు పాపం మానసికంగా.
నిజా నా పక్కనున్నోడిని కూడా గుర్తు ని నిజంగానే. అతనికి అతను నాకే కాదు కదా, నా క్లాస్‌లో ఎవరికీ గుర్తులేదు. కాకపోతే <sniffs> ఆహ్, ఫ్రెండ్లీగా ఉన్నారని నేను ఫ్రెండ్లీగానే మాట్లాడానమాట. సో, అలా అలా అయిపోయింది. హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇంకొక ఫ్రెండ్ కూడా పరిచయమెనన్నమాట చిన్నప్పటి ఫ్రెండ్. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు మళ్ళీ.
అహా! అతని నుంచి ఆ! క్రియేట్ చేసి మొత్తం అంతా ఫ్రెండ్స్ అన్నమాట మాట్లాడడం ఓహ్, అంటే గ్రూప్ క్రియేట్ చేసిన కొన్ని రోజులు ఉంటది గదా గోలా సందడి అంతా. అదంతా ఉంది. అండ్ వీడియో కాల్స్ చేసి
యెస్. యెస్. అంతే ఆ! ఎంథూసియాజమ్ అంటారు. ఆ ఎంథూసియాజమ్ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఉంటదని నేను విన్నాను. సో, మీకు కూడా అలానే ఆ?
యాహ్! <chuckles> మేము కల యాహ్! కలవాలి అన్నట్టు అనుకున్నాం గానీ, ఒక్కరు ఈస్ట్, వెస్ట్ అన్న రేంజ్‌లో ఉన్నారన్నమాట. తూర్పుకోకరు పా హ్మ్.
ఓకే. అంటే ఇప్పుడు గెట్ టు గెదరు హావా నడుస్తుంది కదా! మీరు కూడా అలా పెట్టాలి అననుకున్నారా?

లేదు లేదు. ఎవరిని అడగలే గాని అది నేనే ఎక్కువ కొనుక్కొని తినేదాన్ని. అట్లా కొనుక్కుంటానో లేదో అలా ఒక 2, 3 సార్లు యేసుకుంటే <chuckles> నేను అయిపోయేది అప్పుడే.
ఓకే. ఏసుకుంటే ఓకే. అంటే అన్నేసుకునేదానివా?
ఒక్కటే తింటుంటే ఫాస్ట్‌గ
ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తినే ఒక్కొక్కటి తింటే 12 టైమ్స్ తినాలి. అలా గాకుండా నువ్వొక్కసారి వేసుకున్నావంటే 4 మూళ్ళ 12 అంటే 4, 4 ఏసుకునేదానివి ఒక్కోసారి. <chuckles>
అంటే అవి చిన్నగున్నాయి గదా! లే లేదు చిన్నగా ఉన్నాయి గదా! గబా, గబా జేస్ <chuckles> అంత పెద్దగా ఏం లేదు నోరు బుజ్జి నోరే. ఆహ్, టకటక తినేదాన్ని ఫాస్ట్‌గా అంతే. హ్మ్.
<chuckles> హ్మ్. తర్వాత తిన్న తరువాత మళ్ళీకి మళ్ళీ ఎప్పుడు తినాలి అని ఆలోచించెదానివా? లేకపోతే ఈరోజు
నాకు మళ్ళి వెంటనే తిన బుద్దయ్యేది. <chuckles> కానీ ఇంగ డబ్బులు ఉండేవి కాదు అప్పట్లో. ఒ ఎంత ఇస్తరు?
<laughs> ఇ ఓకే. ఆశ చాక్లెట్స్ అని గూడా ఉండేవి గదా! అప్పుడు విన్ అప్పు తిన్నావ అది ఎప్పుడన్నా? ఆశ చాక్లెట్స్.
ఇంగ మాకి ఎవరి బడ్డే వచ్చినా ఫస్ట్ ఆ ఆశ చాక్లెటే అనమాట. <sniffs> అట్లా ఉండేదప్పుడు. ఆహ్, చాక్లెట్స్ ఆహ్, అంతకుముందు బానే ఎక్కువ తినేదాన్ననమాట. ఒ ఒకానొక టైమ్లో అన్నీ మానేసా. <smacks lips> అంటే నాకే దెలికుండా ఆహ్, తినడం స్టాప్ జేశా అనమాట.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఎందుకు? అంటే పళ్ళు పుచ్చిపోతే కొం చాలా మంది మానేస్తారు. నీకు అట్లా ఏమన్నా అయిందా?
హ్మ్. అహా! అలా ఏం కాలేదు. ఏమో! ఏజ్ పెరిగే కొద్ది కొన్ని కొన్ని మానేస్తాం గదా! సో అలా రాండమ్‌గా స్టాపయిపోయింది.
ఓకే. ఏజ్ పెరిగే కొద్దీ టేస్ట్ మారిపోయినయి అన్నమాట.
ఆ! ఆ! అంతే మారిపోయాయి.
ఓకే. ఇంకా చిన్నప్పుడు ఇంకేం తిన్నావ్? అంటే పాని పూరి గూడా తింటారు గదా ఎక్కువగా.
గోలీ సోడా.
గోలీ సోడా తాగినాం.
హ్మ్.
అందులో గూడా స్వీట్ ఉంటది, సాల్ట్ ఉంటది.
ఆ! అలా ఏం లేదు. మా కాలేజ్‌లోకి ఒక అన్న వచ్చేవాడనమాట. సో అదే పనిగా మాకి అది కొట్టుకోవడం కూడా రేదు రాదు. ఒకటి గ్లాస్లో కన్నా వేస్తాడు. మేమెమంటే పెద్ద స్టైల్‌గా ఏం జేసేవాళ్ళంటే బాటిలే ఇవ్వు అన్నట్టు బాటిల్ తీసుకొని ఓగా హీరోలు ఇటు సినిమాలో ఎలా జేస్తారో ఆ ఇంపాక్ట్ <chuckles> ఇచ్చేవాళ్ళం అనమాట.
ఆ! ఓకే. హ్మ్. ఓకే. <laughs> ఆ! <chuckles> సోడాకి.
యాహ్! సోడకే. <laughs>
<chuckles> మరీ అప్పట్లో గుర్తుందా నువ్వెంత ఎంత 1 రూపీ ఇచ్చావా? లేకపోతే టూ రుపీస్ ఇచ్చావా?
టూ రుపీస్ అనుకుంటా. రూ. 2.
టూ రు అందులో ఒరంజ్ కలర్ గోడిసోడ గూడా ఉంటదని నేను విన్నాను అది నిజమేనా?

గీతా ఐస్ కాదు. పాల ఐస్‌క్రీమ్ మొత్తం వైటుంటది.
అదేలే, అందులో ఆరెంజుంటది. నువ్వన్నట్టు పాలైస్. పాలైస్‌కేమో ప ఆహ్, చుట్టూ పేపర్ చుడతాడు. అదే గదా?
పాలైస్. అన్ని దంట్లకి పేపర్‌లే జుడతారు. కవర్‌లేం ఎయ్యరు.
అన్నిటికేం జుట్టడు. ఆరెంజ్ దానికి చూ ఉండదు, నార్మల్ దానికి. పాలైస్‌కే స్పెషల్‌గా చుడతాడనమాట.
ఇప్పుడూ ఫ్రూట్స్‌వే ఒకటుంటది, మ్యాంగో ఐసని, సపోటా ఐసని, గ్రేప్స్ ఐసని. సో, ఇలా ఉంటది కదా! అలా పాల ఐసొకటుంటదనమాట పాలైసని. ఆ! మొత్తం అంతా తెల్లగుంటది.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. బావుంది. ఇంకా ఇంకొకటి గూడుండే గదా! అంటే, బాల్, బాల్‌లో గూడా ఐస్ ఉంటుంది. అదేంటంటే, బాల్ షేప్‌లో ఉంటుంది, పైన క్యాపేమో బ్లూ కలర్‌లో ఉంటుంది, కింద వైటుంటుంది.
ఆ! ఆంజ్ మేము మరీ అంత రిచ్చ్ కాదులే అప్పుడు. నాకు పాలైసే నచ్చుతుండే, అదే తింటుంటే. ఆ! ఇది తెలుసా కోనైస్, కోనైస్, కోనైస్?
పాలైసే హ్మ్, ఓకే. ఓకే. హ్మ్. ఆ! కోనైస్ తెలుసు.
అది, 2 రూపాయలకో, 1 రూపాయికో ఒచ్చేదనమాట. అది గ్ గెంటెతో అతను ఇలా, ఇలా, ఇలా, ఇలా అని బా సౌండ్ చేసీ, ఇలా ఇచ్చేవాడు.
హ్మ్. <laughs> అంటే, అది కొరుకుట్ అది ఇట్లా ఇట్లా కొట్టుకుంటొస్తాడు కదా! బెల్లు కొట్టుకుంటూ వస్తా ఉంటాడేమో గదా!
ఆ! ఆ! ఆ! రీసెంట్‌గా ఏమైందంటే, నేను మా ఇంట్లో <sniffs> ఆహ్, టిఫిన్ దే చె అదే నేనేం తిన్నా కూడా, కొంచెం లైట్ వాక్ చేస్తా అనమాట. దాని చుట్టూ వరండా ఆ టైమ్‌లో అంతా. సో, బయట రోడ్ మీద
హ్మ్. ఓకే. హ్మ్. అంటే, ఏంటి కొంచెం అజీర్తి అట్లేమన్నుందా?
అర్థంగాలే?
అంటే, అజీర్తి ఉందా అంటున్నా? అంటే తిన్నదరక్కపోడం? కానీ, వాకింగంటే ఇష్టం.
అలా ఏం లేదు. జస్టు కొన్ని థింగ్స్ పాటిస్తానంతే. హ్మ్. సో, అలా తిరిగేదప్పుడు ఏమైంటే <sniffs> ఆహ్, సేమ్ నేను చిన్నప్పుడు ఎవరైతే చూశానో, అతన్నే చూశా అనమాట. గంట కొట్టుకుంటూ యెళ్ళిపోయాడు. అప్పుడు
ఓకే. హ్మ్. ఓకే. మళ్ళీ ఇకిప్పుడు గూడా, గంట కొట్టుకుంటానే మీ ముందునే యెళ్ళిండు.
ఆ! వెళ్ళాడు. నేనూ కొనాలా? నేన్ ఫా నె ఫస్ట్ షాకయ్యా.
హ్మ్. ఏమని పిలిచావు? "అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, ఆగు, ఆగు" అని పిలిచావా? ఏమన్నావు?
లేదు. ఫస్ట్, ఫస్ట్ అది చూసాంగనే, ఇతను అతనే కదా! చిన్నప్పుడు చూశాము. ఐస్‌క్రీమ్ కొంటుంటిమి క ఆహ్, కప్పైసన్నట్టు అనుకుంటుంటిమి. <sniffs> అబ్బా! అ ఒకసారిగా అన్ని మెమోరీసన్నీ గుర్తుకొచ్చాయనమాట.
హ్మ్. ఓకే. ఆ! హుహు. మరి అప్పుడు పోయినా నువ్వు ఆహ్, మాట్లాడలేదా?
అవును.

అయితే జీవితంలో కొన్ని, కొన్ని రుచులు కొన్ని జ్ఞాపకాలను గుర్తిస్తుంటాయి గదా! నీకైతే గనక మరి ఒక రుచి ఎప్పటికి జ్ఞాపకాన్ని గుర్తిస్తుందంటే గనక ఆ రుచి ఏంటి? ఆ ఫుడ్ ఏంటి? ఏం జెప్తావు?
చిన్నప్పుడు మేమున్నప్పుడు చందమామ బిస్కిట్లు ఉండేవనమాట. చందమామ బిస్
ఓకే. చందమామ. ఆ! నిజమే. విన్నాను నేను గూడా. యెస్. యెస్ వైట్ కలర్‌గుంటాయి.
చిన్నది. ఆహ్, ఈ 2 చిన్నబ్ ఎహే! వైట్ కలర్ గాదు. మంచిగా ఇప్పుడు ఆహ్, ఉంటాయి చూడు. సాల్ట్ అండ్ బిస్కెట్స్, సాల్ట్ అండ్ బిస్కిట్స్ ఎలా ఉంటాయో! అ ట్ అదే టేస్టే ఉంటుది. కాకపోతే, చందమామ సైజ్‌లో బుజ్జిగా ఉంటాయనమాట. ఆహ్, ఒకప్పట్లో
ఆ! గోల్డెన్ కలర్‌లో ఉంటాయా? ఓకే. ఓకే. వాటి చందమామ బిస్కెట్లు అంటున్నప్పుడు చందమామ వైట్ కలర్‌లో ఉంటది. ఇది కూడా వైట్ కలర్‌లోనే ఉండాలి.
<chuckles> వైట్ ఏం ఉండదు.
అమ్మ క్రీమ్ కలరా?
క్రీమ్ కూడా గాదు. నార్మల్‌గా ఇప్పుడు వేరే బిస్కిట్స్ ఎలా ఉంటాయి?
హ్మ్. బిస్కట్ కలర్, బ్రౌన్ కలర్‌లో ఉన్నట్టు బ్రౌన్ కలర్ ఉంటుందా?
ఆ! అంతే. హ్మ్. దాన్ని ఫ్రై చేస్తేనో, రోస్ట్ చేస్తానో, ఎలా మారిపోద్దో అలా ఉంటది ఆ కలర్. సో, అది హ్మ్ సొ
ఓకే. ఓకే. ఓకే. అది వేరే. ఆహో! సాల్టెడ్ గనుకగనే ఇట్లుంటది నువ్వు అన్నట్టు. 2 రకాలు ఉంటాయి అందులో. సాల్టెడ్ ఉంటది, స్వీట్ ఉంటది. 2 ఉంటాయి. చందమా బిస్కిట్. మరి స్వీటు వైటే ఉంటది. సాల్టెడే నువ్వు అన్నట్టు బ్రౌన్ ఉంటదిలే.
యాహ్! యాహ్! నాకు స్వీట్ ఇష్టం. ఆ స్వీటుండేదే ఇష్టం. లేదు. 2 సేమ్ కలరే ఉంటాయి. కాకపోతే, ఒక దాంట్లో స్వీ ఆహ్, స్వీటుంటది. ఇంకోటి కొంచెం అదే కారంలాగా ఉంటది. నాకది నచ్చదు. స్వీట్‌దే ఇష్టం అనమాట. నా చిన్నప్పుడు అవి బాగా దొరికేవనమాట. ఇప్పుడు నేను ఎక్కడ వెతికినా అన్ని ఆహ్, అదే కారం ఉండేవి దొరుకుతున్నాయి గానీ, స్వీట్‌గా ఉండేవి ఏమి దొరకట్లే అనమాట.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అంటే ఎక్కడ స్కూల్స్ ఉన్న దగ్గర దొరుకుతాయనుకుంటా. నువ్వు స్కూల్స్‌లోనే తిన్నావా?
లేదు. చిన్న బంక్ ఉంటది గదా! బంక్ దెలుసా?
బంక్ అంటే ఎట్లుంటది? ఓకే. డబ్బా. ఒక డబ్బా కొట్టు.
బంక్ అం ఆ! యెస్. సో, అ ఆహ్, ఆ డబ్బా కొట్లో దొరికేదన్నమాట. ఇప్పుడేదైనా బయటికెళ్ళినప్పుడు <sniffs> రాండమ్‌గా
యెస్. ఓకే, ఓకె. హ్మ్. ఓకే. అంటే, నువ్వప్పుడు ఎలా అడిగేదానివి? షాప్‌కెళ్ళి అంకుల్, అంకుల్ చందమామ బిస్కెట్లు ఇయ్యవా అనేటనివా? ఎట్లా అడిగేదానివి?
నాకు కంటికి కనిపిస్తాయి గదా! ఆ బిస్కిట్స్ ఇయ్యండి అంటుండే అంతే. చందమామ అని
హ్మ్. ఓకే. ఓకే. నీకు గుర్తుందా ఎం అంటే, అప్పుడు వన్ రుపీకి ఎన్ని వచ్చాయి? ఎన్ని దిన్నయి గుర్తుందా?
ఆ! గుర్తుంది. ఓ పన్నెండేమో వచ్చేవి అప్పట్లో ఒక రూపాయికి.
హ్మ్.